ఏదైనా ఒక కొత్త అలవాట్ల వల్ల గానీ, కొత్త పనులు చేయడం వల్ల గానీ మీ కుటుంబంలో బంధాలు, బలమేమన్నా అయినాయంటారా అండి మీరు?
హ్మ్. ఆ! మాది సాధారణంగానే ఉమ్మడి కుటుంబం అనమాట. కాబట్టి ఏంటంటే అందరము మార్నింగ్ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతాం గదా! స్కూల్స్‌కి, ఆఫీసెస్‌కి. సో, కలిసి కూర్చొని తినటానికి అలవాట్ ఆహ్, కలిసి కూర్చొని తినటానికి అవ్వదు. కాబట్టి ఏంటి అంటే నైటు ఇంటికొచ్చిన తర్వాత రాత్రి పూట డ్యాడీ వాళ్ళ కోసం, బాబాయి వాళ్ళ కోసం అందరం వెయిట్ చేస్తామనమాట. మమ్మీ వాళ్ళం, పిన్ని వాళ్ళం అందరం గలిసి. సో, ఖచ్చితంగా అందరం కలిసే కూర్చుంటాం. హ్మ్. అందరం కలిసే కూర్చొని తింటాము.
అవును. హ్మ్. ఓహ్! అలా అందరూ కలిసి తింటారా? ఓహ్! చాలా బాగుందండి ఇదేదో. హ్మ్.
<giggles>
<chuckles>
అయితే మా బాబాయి వాళ్ళు ఏంటి అంటే డ్యాడీ కానీ, బాబాయి వాళ్ళు కానీ, డ్యాడీయే మాకు తీసుకురావాలి, బాబాయ్ పిన్ని వాళ్ళ పిల్లలకే తీసుకురావాలి, అట్లేమి ఉండదు. ఎవరు ఏం కావాలన్నా కానీ మాకు ఒక గ్రూప్ కూడా ఉంటుందండి మాకు. కాబట్టి ఏంటంటే ఇది కావాలి హ్మ్. అవును. మా డ్యాడీ వాళ్ళు నలుగురన్నా తమ్ముళ్ళు. సో నలుగురన్నా తమ్ములు ఒకే కుటుంబంలో ఉంటామనమాట. అంటే ఇద్దరు బాబాయలు, ఇద్దరు పెదనా హ్మ్.
ఆ! హ్మ్. అవును. జాయింట్ ఫ్యామిలీ మొత్తము. ఆహా! హ్మ్. అమ్మా! చాలా పెద్ద కుటుంబం. హ్మ్. అంటే చిన్నగున్నప్పటి నుండి ఇలా కలిసే ఉండేవారా అండి మీరు?
అవును. అందరం ఒక్క దగ్గరే ఉంటాం. ఆ! మా మమ్మీ వాళ్ళ పెళ్ళైన దగ్గర ఇలానే ఉండేవాళ్ళంటండి. అంటే దగ్గర దగ్గర ఒక 25 ఇయర్స్ నుంచి.
అయ్య బాబోయ్!
హ్మ్.
అంటే ఇంత పెద్ద ఫ్యామిలీ గాబట్టి నేనడుగుతున్నాను. ఎ ఎప్పుడైనా ఇలా మీకనిపిచ్చిందా? ఓన్లీ మా ఫ్యామిలీయే సెపరేట్‌గా ఉంటే కొంచెం బాగుండేది అని?
అనిపించేది. ఎప్పుడు అంటే <smacks lips> ఒక్కొక్కసారేంటంటే మనం ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తాం కదా ఫోనులో. మా బాబాయి అట్ల అట్లాంటియన్నీ ఒప్పుకోరనమాట. అంటే లేట్ నైట్స్ ఫ్రెండ్స్‌తో మాట్లాడొద్దు, బయటకెళ్ళొద్దు అట్లాంటి టైపు. మా చిన్న బాబాయి. సో, ఏంటి అంటే "అబ్బా! ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడనివ్వట్లేదు. కొంచెం మనం సెపరేట్‌గా ఉంటే బావుండేది కదమ్మ" అని. ఆ జస్ట్ ఆ మాట అంటే చాలు. మా అమ్మ వీపు పగలగొడుతుందనమాట. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మాకు లేంది నీకొచ్చేసిందా అన్నట్టు. <giggles> హ్మ్. మా ఇల్లు కూడా
అవును. అవును. ఆ! ఆ! అయ్యో! ఆ! <chuckles> అయ్యో! అలానే మీకు ఎప్పుడైనా ఆ! చెప్పండి. చెప్పండి.
హ్మ్. హ్మ్. మా ఇల్లు కూడా డాబా కూడా కాదు పెంకుటిల్లే మళ్ళీ.
అవునా! అలానే మీకు ఎప్పుడైనా యాహ్! ఒక ఉదాహరణ ఇచ్చారు గదా! అలాంటప్పుడు మీరు ఆ ఇష్యూని రిజాల్వ్ జేసుకోడానికి లేదా మళ్ళీ నార్మల్‌గా గావడానికి ఏం జేస్తారండి? అంటే మీ బాబాయి అలా అన్నాక?
హ్మ్. హ్మ్. ఆ! మా బాబాయ్ అంటే అసలు ఎదురు చెప్పడానికి ఛాన్స్ లేదండి బాబు. అంటే ఎదురు చెప్పడానికి లేదింకా. మా బాబాయ్ వద్దు అన్నారంటే ఇంక ఫోన్ పక్కన పెట్టేయాల్సిందే. నేనైనా, అన్నవాళ్ళైనా, ఎవరమైనా కానీ. మా చిన్న బాబాయ్ ఏంటి అంటే బా చదువుకున్నారు.
ఆహా! అదే. అన్ ఆహ్, ఓహ్!
ఇంకా ఆయనకన్నీ తెలుసు. హ్మ్.
అంటే టయ్యత్ పై చేతూ భార్యదే ఉంటుందా ఇంట్లో?
ఆ! అవును. అవును. చిన్న బాబాయ్ కదా! అందుకని నానమ్మ కూడా ఎక్కువ చిన్న బాబాయికి సపోర్ట్ అనమాట. సో, ఖచ్చితంగా ఆయన చెప్పింది వినాల్సిందే ఎవరమైనా కానీ. ఆయనేంటి అంటే కల్చర్ కూడా తెలుసు ఆయనకి. అంతా అంటే ఈ ఈ కాలంలో పిల్లలు బా మాట్లాడుతున్నారు, ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, అన్నీ తెలుసు. అది తగ్గించడానికి ఆయన ప్రయత్నం అనమాట.
ఓహో! ఓహ్! ఓకే. ఓకే. ఆహా! హ్మ్. ఓకే. అంటే మీరు ఇలా అర్థం జేసుకొని ఇంకా, అడ్జస్ట్ అయిపోతారనమాట.
హ్మ్. ఆ! అంతే అండి. గొడవలట్లా అయితే ఏమి ఉండదు. నార్మల్‌గా ఇంకా ఆయన చెప్తము. విన్ వి వింటము.
ఆ అలానే కుటుంబంలో ఏదైనా అందరూ కలిసి చేసుకునేదైతే పండుగలని నార్మల్‌గా అంటుంటాం గదా!
హ్మ్. హ్మ్.
మీరు జాయింట్ ఫ్యామిలీ అన్నారు కాబట్టి పండుగలప్పుడు ఒక పెళ్లి సందడిలా ఉంటుందా అండి?
హ్మ్. ఖచ్చితంగా, అసలెట్లా అంటే అందరూ మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళము. అంటే ఆహ్, తాతయ్య వాళ్ళు పిలుస్తారు అమ్మని, రమ్మని పండక్కి. మా అమ్మ వాళ్ళు కూడా 5 మెంబర్సు. మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ.
ఆ! అవునా? ఓహ్! అంటే మీరుండేది జాయింట్ ఫ్యామిలీయే మీ అమ్మమ్మ వాళ్ళది గూడా ఓకె.
ఆ! <chuckles> హ్మ్. ఆ! అంటే మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్లు. అందరిది పెద్ద ఫ్యామిలీ అనమాట. సో, ఏంటి అంటే అందరిని పంచుకుంటాం నానమ్మ వాళ్ళింట్లో. అందరం కూడా ఎవరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళు సంక్రాంతికి వెళ్దాము. మిగతా అన్ని పండుగలు కలిసి చేసుకుందాము అని.
హుహు. ఆ! ఓహ్! వినడానికే చాలా బావుందండి. అంటే, హ్మ్. మంచి సందడిలా ఉంటుంది గావచ్చు అందరూ గలుస్తే ఇంకా.
<giggles> అవును. చాలా అండి అసల. సండే వచ్చిందంటే మేము చేసే జాతర చుట్టుపక్కల వాళ్ళందరికీ చెవులు మోసుకోవాల్సిందే. ఇంట్లో అంతమంది పిల్లలతో రచ్చ రచ్చసల.
<laughs> ఆ! ఆ! కుటుంబంలో ఇంతమంది ఉండాక మీకు ఎప్పుడైనా స్నేహితులు అంటే నార్మల్‌గా మాట్లాడుకుంటే ఇంత జాయింట్ ఫ్యామిలీస్‌లో ఉన్నప్పుడు, స్నేహితులతో ఎక్కువ కల్వరాదు. వాళ్ళు మనింటికి రెగ్యులర్‌గా రా రాదు. కాబట్టి, మీకెప్పుడైనా ఇలా అనిపిస్తుందా? స్నేహితులు కూడా ఉండే బావుండు అని?
హ్మ్. హ్మ్. ఆ! రారు. అవును. అనిపిస్తది. ఆ! మా ఫ్రెండ్సేమో ఎప్పుడు జూసినా రమ్మని పిలుస్తూ ఉంటారు. ఏదైనా పుట్టిన రోజైనా కానీ, లేదంటే ఇంట్లో వాళ్ళింట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్సయినా పిలుస్తారు. ఖచ్చితంగా నేను అటెండ్ అవుతాను. దానికి పంపిస్తారు. అంటే భోజనాలకి వెళ్ళి ఒచ్చే అంత వరకైతే ఓకె. అది కూడా మధ్యాహ్నమైతేనే, రాత్రి అయితే మాత్రం అసలు ఛాన్సే లేదు వెళ్ళనివ్వరు. ఇంకేంటి అంటే వాళ్ళింటికైతే నేనెళ్తాను. వాళ్ళని ఎప్పుడన్నా "ఇంటికి రావచ్చు కదా!" అన్నానంటే, "అమ్మ బాబోయ్! మీ అందరిని, మీ పెద్దవాళ్ళందరిని బావున్నారా అంటి? బావున్నారా అంకుల్? <giggles> మా వల్ల కాదు."
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. అయ్యో! ఆహా! <chuckles> అరే! వాళ్ళందరిని పలికించలేసరికి ఇంకా <giggles> దూలుదీరిపోతుంది. <giggles>
ఆ! అట్లా జెప్తారు. ఒక 10 నిమిషాలు అక్కడే ఎగిరిపోయిద్ది గానీ, <giggles> మా వల్ల గాదు అంటారనమాట. <chuckles>
ఎప్పుడైనా మీరు ఆహ్, ఈ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఎదుర్కున్నారా అండి? ఒకవేళ ఎదుర్కుంటే ఒకళ్ళకొకరు ఎలా సహాయపడతారు?
హ్మ్. అంటే అందరూ కలిసే ఉంటాం కాబట్టి ఎవరికేదైనా చిన్న ప్రాబ్లమొచ్చినా ఆర్థికంగా కానీ ఏదన్నా కొంచెం సహాయం చేస్తారు. పెదనాన్న వాళ్ళు కానీ, బాబాయ్ వాళ్ళు కానీ. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే నాకే అండి. కొంచెం మా డ్యాడీకి సంపాదన తక్కువనమాట. అంటే అందరితో కంపేర్ చేస్తే ఇంట్లో బాబాయ్ వాళ్ళు పెదనాన్న వాళ్ళతో. కానీ మాకు ఎప్పుడు కూడా ఏ కాలేజ్‌లో చదవాలన్నా ఏ స్కూలులో చదవాలన్నా ఆ! ఏ లోటు రానివ్వలేదు.
హ్మ్. ఆ! హుహు. అవునా? ఓకే. ఆ! ఓకే. ఆ! ఏ లోటు అదే. ఏ లోటు తెలవకుండా ఇలా పెంచారనమాట.
ఆ! మేమెక్కడ కాలేజీ కావాలి అన్నా కానీ పెదనాన్న వాళ్ళు పిల్లలకి ఎక్కడ చదవాలనిపిస్తే అక్కడ వాళ్ళ భవిష్యత్తు బావుండాలి. మీరు జర్పిచేసేసేయండి అని చెప్పేవాళ్ళనమాట. ఒక భరోసా అయితే ఇచ్చేవాళ్ళు.
హ్మ్. ఓకే. అదే. స్ట్రిక్ట్‌గా ఉన్నా గానీ చాలా మంచివారనమాట.
హ్మ్. చాలా అసలా చాలా. కొంచెం అలవాటవ్వడానికి పద్ధతులు అన్నీ అని కూడా తాతయ్య పెదానాన్న వాళ్ళు అలా కొంచెం గట్టిగా ఉండేవాళ్ళు కానీ, ఏదన్నా ఆర్థికంగా కానీ స్కూలులో కానీ అసలు మమ్మల్ని ఎవరిని తిట్టనివ్వరండి. స్కూలులో మాస్టర్లు మమ్మల్ని తిట్టాలంటే భయనమాట. ఎవ్వరికైనా. ఉ <giggles> హ్మ్.
ఆ! ఆ! <chuckles> అంటే ఇంట్లో అంతమంది బాబాయిలు, పెదనాన్నలు వాళ్ళందరున్నాక అదే. భయపడతారెవ్వరైనా.
అవును. అస్సల అసలేమనేవాళ్ళు కాదు.
అలానే ఒకవేళ మీ ఇంట్లో ఏదన్నా గొడవ అవుతే? మీరు దాన్ని సాల్వ్ చేసుకోడానికి, ఏ విధంగా కృషి చేస్తారండి?
హ్మ్. అంటే మా ఎప్పుడు ఇ మాకు బాగా ఎక్కడ గొడవలు అవుతాయో దెలుసా? మా అక్కలు, మా అన్న మాతో గొడవలువుతాయిన్నమాట. మమ్మీ వాళ్ళకి కూడా అవుతాయి కానీ ఆహ్, తోడికోడళ్ళు కదా! వాళ్ళలో వాళ్ళే కాంప్రమైజ్ అయిపోతారు. చక్కగా వాళ్ళకి వాళ్ళే సాల్వ్ చేసేసుకుంటారు. డ్యాడీ వాళ్ళ దాకైతే రానివ్వరసలెప్పుడు. మేమైతే చిన్న చిన్న వాటిలి‌కి. ఆ! అవునండి. అలా ఉండబట్టె 25 ఇయర్స్ నుంచి <smacks lips> బావుంది చక్కగా కుటుంబమంతా.
హుహు. వా త అలా ఉంటేనే బావుంటుంది. అదే. అవునవును. లేదంటే అంటే ఇంకా డ్యాడీ, మమ్మీ దాంట్లో, ఇంకా డ్యాడీ వాళ్ళు ఇన్వాల్వయ్యారంటే అది కొంచెం, <chuckles> మంచిగా ఎండ్ గాదు.
ఆ! ఇంకా గొడవ <giggles> అవును. అది కొంచెం క్రిటికల్‌గా ఉంటది గదా!
అవునవును. అలానే మీరు ఇలా ఎక్కడికైనా కలిసి వెళ్తే ఉదాహరణకి వేరే బంధువుల ఫంక్షన్‌లకు గానివ్వండి, లేదా ఇలా ప్ర ఆహ్, ప్రయాణం జేస్తున్నారనుకోండి? అందరూ కలిసే వెళ్తారా అండి?
హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఆ! వెళ్తాము. అంటే ఖచ్చితంగా అమ్మవాళ్ళు, పిన్ని పెద్దమ్మలు మేమైతే వెళ్తాం పిల్లలందరం గ్యాంగ్. డ్యాడీ వాళ్ళకి మాత్రం ఎవరికి కుదిరితే ఆ! వాళ్ళొస్తారనమాట నాన్నవాాళ్ళు.
ఓకే. నాన్నవాళ్ళు వాళ్ళోస్తున్నారు. అవునా? ఇదేదో బావుందండి. అంటే అన్ ప్రతిరోజు పండుగలాగానే ఉంటది. <giggles>
మేమందరం వెళ్ళాలంటే <chuckles> ప్రతిరోజు పడుగేనండి. కానీ ఎవరైనా భోజనాలు చెప్పాలంటే మాకు దడుచుకుంటారు. ఎందుకంటే ఇంటిల్ల పాది అంటారు కదా! కొన్ని పెళ్ళిళ్ళకి కార్డిచ్చి <giggles> వాళ్ళకి దడే అనమాట.
హ్మ్. అవునవును. <chuckles> ఆ! హ్మ్. ఇప్పుడు, ఈ మధ్య చూసుకుంటే అండి, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్, ఓటీటీస్ వల్ల అందరూ సినిమాలు ఇంట్లోనే జూస్తున్నారు గదా!
హ్మ్. అవును. అవును.
మీరు అలా అంటే ఇంత ఇంతమంది కుటుంబంలో అందరూ కలిసే చూస్తారా అండి? ఏదైనా మంచి సినిమా గాని వస్తే?
ఆ! హ్మ్. ఆ! చూస్తాము. మొన్నటి వరకు అంటే ఒకా, ఒక 5 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా పాత టీవీలు వెనక డబ్బాలా ఉంటది చూడండి, అదే ఉంది మా ఇంట్లో. ఆ! ఎల్ఈడీ కాకుండా నార్మల్‌దనమాట. అంటే ఎవరికి వాళ్ళు ఫోనుల్లో చూసేవాళ్ళు. థియేటర్‌కి కూడా వెళ్ళేవాళ్ళమే. తాతయ్య, నాన్నమ్మ రారు కదా! ఇంక వాళ్ళేమన్నా సినిమాలు చూడ్డానికి ఛాన్స్ ఉండట్లేదు. ఇంకందుకనే బాబాయి ఏం చేశారంటే చిన్న ప్రొజెక్టరొకటి తీసుకున్నారనమాట.
అవునవును. పెద్ద ఎల్ఈడీ గాకుండా పెద్ద టీవీలో. హుహు. హ్మ్. అవునా? అదే. హ్మ్.
ఇంట్లోనే ఒక వాల్‌కి వైట్ హ్మ్. ఆహ్, ఒక చిన్న వాల్‌కి వైట్ పెయింటింగేసేసి అక్కడే ప్రొజెక్టర్‌నైతే సెట్ చేసుకున్నాము.
చిన్న ప్రొజెక్టర్‌లో ఇంకా అందరేసుకొని జూసేస్తారా? ఓహ్! ఆహా! మీ మీ ఇంట్లో అంటే వృద్ధులెవరైనా ఉన్నారా? తాతయ్య అన్నారు గదా నానమ్మ? తాతయ్య, నానమ్మ ఇద్దరు ఉన్నారా?
తే నానమ్మ అంతే. ఆ! ఇద్దరు ఉన్నారు.
వాళ్ళకేమైనా ఆరోగ్యకరమైన సమస్యలొస్తే అంటే ఏదైనా ఇంట్లో ఏమైనా ప్రాబ్లమవుతుందా? అంటే
హ్మ్. హ్మ్. ఆ! అంటే, ఇప్పుడి దాకైతే ఇంకొంచె వాళ్ళు బాగా ముసలివాళ్ళు కాదు. కొంచెం యంగే అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుతారు. మా పెద్ద పెద్దనాన్న ఆర్ఎంపీ డాక్టర్ అనమాట. ఇంకా మెడిసిన్ కూడా ఆయనే తీసుకొస్తారు. ఆ!
హ్మ్. ఓకే. కాబట్టి ఓహ్! అంటే అదే. అదే. అక్ అది అక్కడ సరిపోతుంది ఇంకా.
ఆ! సరిపోతుంది. అంటే బాగా పెద్దవాళ్ళైతే ఇంకొంచెం సమస్యలు ఏమన్నా వస్తాయేమోనండి అదొక్కటే భయము. అంటే ఎవరు చూడాలి, అట్లా ఇట్లా అని కొట్టుకుంటారేమో ఆ టైమొస్తే. కానీ అట్లైతే జరగదు. ఇన్ని ఇయర్స్ చక్కగా ఉన్నాం గదా! అదొక్కటే అనమాట.
అవునవును. ఆ! హ్మ్. కానీ మీరు రెగ్యులర్‌గా ఏదైనా అందరూ కలిసి చేసే యాక్టివిటీ ఏదైనా ఉందంటే అదేం జెప్తారండి?
సండే. సండే ఒక్కరోజు ఏం జేస్తామంటే టిఫిను పూరి. అంటే అంతమందికి ఇంట్లో పూరి చేయాలంటే, చాలా ఆనియన్స్ కట్ జేయాలి. అండ్ చాలా చపాతీ పిండి చేయలి <chuckles> కదా! ఒక మినీ హోటల్లా ఉంటదనమాట. <chuckles>
పూరియ? అవును. అమ్మ బాబోయ్! ఇంకా ఆనియన్స్ అనగానే నాకు గుర్తొచ్చిందేంటంటే <chuckles> తీ కట్ జేసేటప్పుడు ఏడుస్తాం గదా! <chuckles>
హ్మ్. ప దానికోకా టిప్పేంటి అంటే మా అన్నయ్య ఏం జేస్తారంటే, మా అన్నయ్యకే ఎప్పుడు ఆ డ్యూటీ వేస్తాము. <smacks lips> ఎందుకంటే, ఏం జేయడు మిగతావి అదొక్కటే గదా! డ్యూటీ అని. ఏం జేస్తారో తెలుసా? హెల్మెట్ పెట్టుకుంటారు. ఆనియన్స్ కట్ జేసేటప్పుడు వాట వాటర్ రాకుండా కళ్ళలో నుంచి.
హ్మ్. అవ్ అయ్యో! పాపం. ఆ! హ్మ్. హెల్మేట్ పెట్టు ఇదేదో చిట్కా బావుందండి. ఫాలో అవ్వచ్చు.
హ్మ్. అవన్ అవండి. భలే! ఉంటుంది. ఆయనసలు కళ్ళలో నుంచి నీళ్ళే రావయనకి. చక్కగా హెల్మెట్ పెట్టుకొని ఎన్ని ఆనియన్స్ కావాలంటే అన్ని ఉల్లిపాయలు కట్ జేసి ఇచ్చేస్తారు మాకు. ఇంకా అదొక్కటి
హ్మ్. ఆ! అవునా? ఆ! ఇలా సండేనే గాకుండా, రోజు మీ ఎవరు బిజీ లై‌ఫ్‌లో వాళ్ళుంటారు గదా!
హ్మ్.
కొంచెమేదైనా ఇలా ఒక్కోళ్ళకి ఎదురవుతున్నప్పుడు, అంటే ఎలా మాట్లాడతారు నార్మల్‌గా?
హ్మ్. అంటే, కొ అన్నీ సాల్వ్ చేసుకుంటాము. ఎప్పుడన్నా మాత్రం ఆహ్, పెద్ద బా పెద్ద పెద్దనాన్న కొంచెం చెప్తా ఉంటారనమాట. ఎవరికి ఎలా ఉండాలో ఎప్పుడు మా ఇంట్లో ఒక సమావేశం జరుగుతూనే ఉంటది. లైక్ ఎలా అంటే "ఆడపిల్లలు ఫోనులు జాగ్రత్తగా వాడతున్నారా?" అట్లా, ఇట్లా ఏదో ఒకటనమాట. అసలు ఇంకా ఛాన్స్ ఉండదు. ఎవరితో ఎళ్లి గొడవలు పడే ఛాన్స్ ఉండదు. ఎవరు మన ఇంటి మీదకోచ్చి గొడవ పెట్టుకునే అంత సీన్ గూడా ఉండదసల.
హ్మ్. హ్మ్. <chuckles> ఆహా! <chuckles> ఆ! ఇలా ఇంతమందున్నారు గాబట్టి ఎప్పుడైనా సరదాగా అందరూ కలిసి ఏదైనా గేమ్స్ ఆడతారా అండి?
హ్మ్. ఆ! గేమ్స్ అంటే హౌసీ. అదొక్కటి మేము ఆడగలము. ఆ! షటిల్ ఆడాలంటే ఆ ఉన్న 4 బ్యాటిలకి ప్రతి ఒక్కళ్ళు కొట్టుకోవడమే. లేదు క్యారమ్స్ ఆడాలన్నా గానీ టీమ్స్‌గా ఉండి ఆడతాము. కొంచెం పర్లేదు. ఇంకా అందరూ అమ్మవాళ్ళు కూడా ఉండాలి అందులో అంటే మాత్రం హౌసీ ఆడతాము.
హౌజీ ఆడతారా? ఆ! ఓకే. ఓకే. ఆ! హౌజీ ఆడడం చాలా చాలా అంటే చాలా టైమ్ పాస్ అవుతుంది. ఇంతమంది ఆ ఆడుతుంటే.
హౌసీ భలే ఉంటుంది. చాలా ఒక గేమ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అంతమంది కలవాలి కదా! సో మంచి టైమ్ పాాస్.
మీ నాన్న వాళ్ళు గూడా ఆడతారా అప్పుడు?
నాన్న వాళ్ళా? నాన్న వాళ్ళు తక్కువే. నాన్నవాళ్ళు ఏం ఆడతారు అంటే లూడో. ఫోనులో లూడో ఆడతారనమాట. వాళ్ళు నలుగురు అన్నా, తమ్ముళ్లు వాళ్ళాడుకుంటారు.
లూడో. ఓహ్! ఆహా! ఓహ్! అర్ అంటే అసలు ఇవన్నీ దృశ్యాలు ఇలా ఇమాజిన్ జేసుకుంటేనే చాలా <giggles> ఆనందంగా ఉందండి. ఏదో ఒక పెళ్లి హడావిడి జూస్తున్నట్టు ఉన్నది. అవునవును. సినిమాలానే ఉన్నది. <chuckles>
ఆహా! చాలా బావుంటది. <chuckles> సినిమాలా ఉంటుంది. అంతా ఒక పల్లెటూరి వాతావరంలా ఉంటుంది మా ఇంటి దగ్గర కూడా. <chuckles> బావుంటుంది.
హ్మ్. ఓహ్! ఇ ఇదే గాకుండా వేరే వాళ్ళు ఎప్పుడైనా మీ ఇంటికొచ్చినప్పుడు ఎలా ఉంటుందండి?
సుట్టాలు చుట్టాల ఇంటికొచ్చినప్పుడైతే వాళ్ళకి కూడా
హ్మ్. చుట్టాలు కాకుండా ఫ్రె ఆహ్, మీ ఫ్రెండ్స్ గాకుండా, ఇలా మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ గానివ్వండి
హ్మ్. ఆ! మా డ్ బాబాయి వాళ్ళ ఫ్రెండ్సే ఎక్కువ వస్తూ ఉంటారనమాట. ఎందుకంటే, ఆయనే ఒక్కళ్ళే బా చదువుకున్నారు. కాబట్టి ఆయనకే కొంచెం ఎక్కువుందనమాట. చు ఆహ్, ఫ్రెండ్స్ సర్కిల్‌. కాబట్టి వాళ్ళొస్తారు. ఏంటి అంటే బాబాయి వాళ్ళ ఫ్రెండ్సందరిని కూడా మేము బాబాయి అనే బిలుస్తం.
ఆ! ఆ! ఆ! ఓహో! అంటే చాలామంది బాబాయిలు ఉన్నారనమాట. <giggles>
ఇంకా చాల మంది బాబాయిలు. <giggles> వాళ్ళు కూడా మాకు తినటానికి ఏదోకటి తీసుకొస్తూ ఉంటారు. ఒక అంకులు ఉంటారనమాట ఒక బాబాయి. ఆయనైతే ఎప్పుడొస్తారా? అని వెయిట్ చేస్తాం. ఎందుకంటే ఆయన డిఫరెంట్, డిఫరెంట్ ఆహ్, టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ తీసుకొస్తారు మాకు. ఆయన ఒక్కరి కోసమే వెయిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడొస్తారా? ఎప్పుడొస్తారా? అని.
హ్మ్. హ్మ్. <chuckles> ఓహో! <chuckles> చాలా బావుందండి. మీ కుటుంబం గురించి తెలుసుకోవడం గానివ్వండి, ఒక జాయింట్ ఫ్యామిలీ గురించీ విని చాలా రోజులవుతుంది అసలు నాకు జెప్పాలంటే.
హ్మ్. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి. చాలా బా జెప్పారు.
ధన్యవాదాలండి.